ముఖ్యంగా ఏ మనిషి అయినా ఉద్యోగరీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు తన రోజువారీ రౌటీన్ మానసిక ప్రశాంతత ఇవ్వాలి గందరగోళ పరిస్థితికి గురి చేస్తూ ఆహ్, మనకు నచ్చని పని చేస్తూ చాలా ఇబ్బందిక పరిస్థితులు ఉండి అలా మాన్ అలా మనకు అంటె సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదండి కొన్ని కొన్ని సార్లు చేస్తూంటాం మనం. నిజంగా మీరు రోజు రౌటీన్ మీ మానసిక శాంతి పై ఎలా ప్రభావం ఆహ్, చూపుతుంది?
అవును. అవును. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి మాట కూడా నిజంగా ఏకీభవించాల్సిన విషయమే. ఎందుకంటే మనం చేసే ఒక రోజువారీ దినచర్య ఏదైతే ఉందో అది మొత్తానికి లాస్ట్‌కి నిద్రపోయే ముందు ఒక ప్రశాంతత కోరగాలి అని చెప్పి అనుకుంటుంటాం. రోజంతా మనం ఎంత చేసినా కూడా నిద్రపోయే ముందు ఆ ఒక పీస్ఫుల్ స్లీప్ అనేది లేకపోయినా లేదా మనసుకు శాంతి అనేది
అవును. అవునండి. అవునండి. అవును. శాంతి లేకపోతే మనం ఎంత చేసినా మనం నిద్రపోయే ముందు ఎక్కడో అ‌న్‌శా అన్‌స్పా అన్‌శాటిస్ఫాక్షన్ ఉంటే మనకు అవునండి. అయితే సాధారణంగా మీరు ఒక రోజు ఎలా సాగితే మీకు మానసిక స్థితి మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది?
హ్మ్. అవును. ఖచ్చిత అంటే నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే, ముందు సాధారణంగా నా ఒక రోజు దినచర్య గురించి, మీతో వివరిస్తాను చూడండి. నేను రోజూ సాధారణంగా ఆహ్, ఆఫీస్ ఉన్నప్పుడు ఏంటంటే, నాకు ఆఫీస్ 9 గంటలకి ఉంటదండి. నేనేందంటే 6 గంట్లకే లేచేస్తాననమాట. 6 గంట్లకి లేచి, నాకు రూమ్‌లో ఎప్పుడు సు స్కిప్పింగ్ రోప్ అని చెప్పి ఒకటి ఉంటది. మనకు ఆహ్, బాడీ మనం ఆహ్, ఎక్కువగా దీన్ని మనకు స్కిప్పింగ్ అని చెప్పి జిమ్స్‌లో కానీ లేదా లేడీస్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లు చూస్తాం. అవును. అదేందంటే అది బాడీకి చాలా వరకు ఆహ్, మార్నింగ్ లేవంగానే ఒక ఎలాష్ అంటే ఎలాష్టిక్ బాడీని సాగదీసినట్లు అలాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే బాడీ అంతా ఒక మూవ్మెంట్ ఎగురుతూ ఎగురుతూ
ఆ! చెప్పండి. అవును. అవును. అవునండి, అవును. అవునవును స్కిప్పింగ్ స్కిప్పింగ్. అవును. నిజం అండి. మూమెంట్, అవునండి.
ఈ ఒక సందర్భాన్ని ఏంటంటే, బాడీకి చాలా వరకు యూజ్ అవుద్ది. అసలు నేను మార్నింగ్ లేవంగానే ఏంటంటే, అసలు లేస్తాను. ఫుల్లు స్టమక్ ఫుల్ వాటర్ తాగేస్తాను. తర్వాత ఏంటంటే ఆహ్, 1 అవర్ ఆఫ్ యో ఒక బాతింగ్ లాంటి అంటే ఒక స్టీమింగ్ టైప్ ఆఫ్ చేసుకుంటాననమాట. నేను నా ఫేస్‌కి అంతా. బాగా ఈ ఒక స్టీమింగ్ చేసుకుంటే ఫేస్‍లో ఉన్న ఒక డెడ్ సర్కిల్స్ అనేటివి పూర్తిగా పోతాయి అని చెప్పి తెలుసు నాకు.
అవును. చేసుకుంటారు. అవునవును. పోతాయి. నిజమే అండి. వాస్తవం నేను కూడా చేసేవాడిని.
హ్మ్, అలా చేసుకున్నాక నేను తర్వాత ఈ ఆహ్, బాడీలో ఫుల్‌ వాటర్ ఉంటాయి కదా! సో, అప్పుడు నేను ఏందంటే, ఇంక ఆహ్, వాష్రూమ్‌కి వెళ్ళిపోయి వచ్చేస్తాననమాట. తర్వాత ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటాను. సో, తర్వాత ఇంక స్కిప్పింగ్ మొదలుపెడతాను. ఇంకా ఈ ఈ బాడీలో ఉన్న డెడ్ సర్కిల్స్ ఎలాగైతే పోతాయో, మన బాడీలో మొత్తానికి కూడా ఫేస్ నుండి మనకు హీట్ జనరేట్ అయింది కదా! సో, దాన్ని ఇప్పుడు మనం
అవును. అవును. అవును. స్కిప్పింగ్. అవును అంటే అంటే ఎంత సమయం చేసేవారండి స్కిప్ మరి? ఆహ్, స్కిప్పింగ్.
అండ్ ఒక 30 మినిట్స్ అలా చేసేవాడిని. జస్ట్ ఒక 30 మినిట్స్ అలా చేస్తాను. తర్వ‌తే తర్వా‌తేందంటే తర్వాత నేను ఇంకా ఆహ్, ఇంకా రెడీ అయిపోతాను 7 అవుద్ది నాకు 1 అవర్ ఆఫ్ జర్నీ ఉంటుందనమాట మధ్యలో ట్రావెలింగ్ ఆఫీస్‌కి.
ఓకె. ఆ! అంటే మీకు ఈ స్కిప్పింగ్ అలవాటు అంటే ఏ వయసు‌నుండి ఉంది అంటే ఉద్యో ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి చేస్తున్నారా? లేకపోతే ఉద్యోగం చేయకముందు కూడా ఉందా?
లేదండి చిన్నప్పటి నుండి కూడా నాకు ఇంట్లో నుండే అలవాటుంది. ఆహ్, ఎప్పుడూ ఈ ఒక స్కిపింగ్ రోప్ అనేది, అంటే చిన్నప్పుడు మా అక్క చేస్తూ ఉండేది చూశాననమాట. నాకు అది నేర్చుకోవాలి అక్క అంటే నేనెప్పుడు బయట పోయి ఆడుకుంటూ వస్తూ ఉండేవాడిని కానీ మా అక్కని పంపించేవాళ్ళు కాదు ఎప్పుడు ఇన్ ఇంటి నుండి బయటికి. పాపం తను ఏందంటే తను ఒక్కటే ఆడుకునేటివి కదా ఇంకా తను ఎలా స్కిప్పింగ్ అని చెప్పి, ఇంకా మా అమ్మతో మాట్లాడుకుంటూ, మా అమ్మతో సహాయంగా అలా చేసుకుంటూ ఉండేది. నేను సరే అక్కకి తోడుగా ఉండాలి అని చెప్పి అక్కతో పాటు స్కిప్పింగ్, తోడుగా అక్కతో పాటు చేస్తూ ఉండేది. తర్వాత అంటే మా అక్కకి పెళ్లి అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది వేరే వాళ్ళ ఇంటికి ఆవ్ ఆహ్, ఇంకా అలా వెళ్ళిపోయాక ఇంక నేను మా అక్క తోడు అలాగే నాతో ఉండాలి అని చెప్పి మా అమ్ అదే, మా అక్క స్కిప్పింగ్ చేస్తుంటుంది కదా, అదే
ఓకె. అలా. అవును. అవును. అవునండి. అవును. అవును. అవునండి. అవును. అవును. <giggles> మీర్ అవును మీరు అదే చేస్తున్నారు. అంటే మీరు గుర్తు అంటే మీకు గుర్తుకోసం స్కిప్పింగ్ నిజంగా ఇది మంచి ఆలోచన అండి.
హ్మ్. నేను ఆహ్, ఆ వస్తువుతోనే దాన్ని నా ఆహ్, అంటే దీని వల్ల ప్రయోజనం ఉందని చెప్పి నాకు ఆ తర్వాత పెద్దయ్యకుండా తెలిసింది, ఇది ఒక ఎక్సర్సైజ్ మెథడ్ అని కూడా.
నిజం. ఆహ్, తర్వాత ఈ స్కిప్పింగ్ తర్వాత ఎలా ఉండేదండి? ఆహ్, ఏ
ఈ స్కిప్పింగ్ తర్వాత ఇంకా 7కి నేను ఇంకా డైరెక్ట్ ఇంకా మళ్ళీ ఫుల్ బాడీ అంతా స్వెట్ వచ్చేసి ఉంటది కదా మనకి ఎగిరి, ఎగిరి, ఎగిర నాన్ స్టాప్‌గా చేసుకుంటా ఉండేవాడిని నేను, ఒక జస్ట్ 10 నిమిషాలకు ఒక నిమిషం గ్యాప్‌లాగా ఇలా చేసుకుంటూ వచ్చేవాడిని. తర్వాత ఈ 30 మినిట్స్ లోనే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ కూడా అంటే మనకు హండ్స్, బాడీ అంతా బెండ్ చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటూ, తర్వాత ఇంకా డై డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతాను అన్నమాట. ఇంకా 7:30కి అలా వచ్చాక ఇంక నార్మల్‌గా ఆహ్, ఇంకా మార్నింగ్ టిఫిన్ రెడీ‌గా చేసి పెట్టేసి ఉంటారు హోస్టల్‌లో, అది కంప్లీట్ చేసాక 1 అవర్ ఆఫ్ జర్నీ ఉంటది ఇంకా. ఇంకా
అవునండి. అవును. అవును. నిజమే. హాస్టల్. అవును. 1 అవర్ జర్నీ. 1 అవర్ జర్నీ చేస్తారా అండి?
ఇంక తప్పదు కదండీ 1 అవర్ కాస్త వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ కూడా పడతది, సిటీ‌లో కాబట్టి, అంతే.
అవును. అవును. ఈ ట్రాఫిక్‌లో అవుతుంది నిజంగా అండి. అవును.
ఆ! సిటీల్లో తప్పదు ఇదంతా కూడా. ఇంకా ఆఫీస్‌కెళ్ళామంటే ఇంకా ఆఫీస్ స్ట్రెస్ ఇదంతా కూడా ఇంక ఆఫీస్‌లో ఇంక పడాల్సిందే అనుకోండి. ఇంకా కా కొన్ని సందర్భాల్లో అయితే మధ్య మధ్యాహ్నం పీస్ఫుల్‍గా లంచ్ చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌లు అని చెప్పి డెడ్లైన్స్ అని చెప్పేసి ఇవి
అవును. ఖచ్చితంగా. అవును. అయ్యో! నిజంగా. అంటే మీకు, అంటే మీకు మీరు ఎంచుకున్న రంగంలోనే మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేకపోతే ఒక్కొక్కసారి మనం అవును.
అవును. నేను ఎంచు నేను ఎంచుకున్న దాంట్లోనే బై లక్ అంటే, అంతకుముందు వేరే దాంట్లో చేస్తూ, ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కానీ, బట్ చివరాఖరికి నాకు నేను చేసిన దాంట్లో, ఉద్యోగం అనేది సాధించగలిగాను. ఇంకా అప్పటి నుండి అయితే మాత్రం ఇంకా పూర్తిగా అంటే, ఎంత ఇష్టం ఉన్నా కూడా ఒక కష్టం ఉంటే, ఇంక తప్పదు అన్నట్లు చేసుకుంటాం కదండీ! చిన్న, చిన్న కష్టాలు అన్నట్టు ఫీల్ అవుతూ, ఇష్టమైన ఉద్యోగాన్ని కలిసి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా
నిజమండి. అయితే ఆహ్, ఆ తర్వాత మీరు ఆఫీస్ ఒత్తిడి అంటే, లంచ్ చేయడానికి కూడా సమయం దొరికేవాళ్ళు కాదు అన్నారు. మరి ఎట్లా మరి ఈవినింగ్ వరకు ఎట్లా గడిచేది, మీ రొటీన్?
అంటే ఆహ్, ఆఫీస్‌లో అసలు తినే దానికి కూడా గడవదు, అని చెప్పాను కదా! ఇంకా కొన్ని సందర్భాల్లో అంతే అండి ఇంకా, ఇంకా మార్నింగ్ నుండి ఈవెనింగ్‌ దాకా తినకుండానే వర్క్ చేసుకుంటూ వచ్చేవాడిని. అంటే మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తే, మనల్ని ప్రూవ్ చేసుకోవాలి, అని చెప్పి అనుకుంటాం కదా!
ఆ! మన కసి ఎక్కువ ఉంటుంది. నిజంగా అవును.
హ్మ్. అప్పుడు దాకా మనకు ఎటువంటి చాన్స్ రాదు. మనల్ని నమ్మి ఎవరు ఉద్యోగం ఇయ్యరు. ఇంకా మనపై నమ్మకం పెట్టి ఒక ఉద్యోగం, ఒక టాస్క్ ఇచ్చాము తప్పులనేటివి, ఖచ్చితం అండి. ఎక్కడైనా కూడా ఆహ్, దెబ్బ తగలందే, మళ్ళీ లేచి నడవము అంటారు కదా! సో, అదే విధంగా కానీ, నా విషయంలో ఏందంటే, నాకు కొత్త కదా! నాకు నేర్పించేవాళ్ళు అంతా కూడా సరిగ్గా అంతగా లేక, ప్రతిసారి ఫెయిల్ అయ్యేవాడిని నేను. సో, ఇంక ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ చేయాలా అని చెప్పి, ఇంక నన్ను నేను ఆహ్, ఇబ్బంది అయినా పర్లేదు, బూస్ట్ అ‌ప్ చేసుకొని చేసుకోవాల్సిందే, అన్నట్లు ఇలా ఫీల్ అవుతూ, అప్పున్నించి కొన్ని సందర్భాల్లో తినకుండానే, మళ్ళీ సాయంత్రం దాకా ఇంటికి వచ్చి ఇంకా, ఇంక మళ్ళీ పీజీలో ఇంకా రాత్రి ఫుడ్ ప్రిపేర్ చేస్తే, ఇంక అప్పుడు తినేవాడిని. ఈ స్ట్రెస్ వల్ల, కొన్ని చెడు అలవాట్లు అనేటివి మాక్సిమం మా కొలీగ్స్ అనే వాళ్ళకి అలవాటయింది. వాళ్ళ రొటీన్‌లో. సిగరెట్ తాగాలా? అన్నట్లు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు ఆళ్ళు ఎక్కువగా. అలా తాగితే ఒక స్ట్రెస్ బస్ట్ అనేది అవధ్ది అన్నట్లు.
ఆ! జరుగుతాయి. అవును. నిజమే అండి. అవును. ఫెయిల్ ఎ అవునండి. అయ్యో! అయ్యయ్యో! ఏంటండి అది? అవుతది. కానీ, అది అ వ్యసనం అయితేనే చాలా ప్రాబ్లెమ్.
అదే కదండీ! నాకు అసలు ఇష్టం లేదు. అలా చేయాలన్నా, ఏమన్నా కూడా, ఆహ్, ఎందుకంటే అలా చేస్తే మీరన్నట్లు వ్యసనం అవ్వుదనే ఒక భయము. కానీ, చాలా వరకు ఆరోగ్యానికి హానికరం అంటే, మనకు తెలుసు పొగ తాగేవాడి కన్నా, పొగ పీల్చేవాడికె ఎక్కువ ప్రమాదం అంటారు. అటువంటిది ఇప్పుడు మనం తాగడం ఎందుకు? మరొకరి చేత పీలిపియడం ఎందుకు? ఎందుకు ఇలా చేయడం? అన్నట్లు అనుకోని, ఈ ఒక త్రాగుడు కానీ, ఈ ఒక పొగ తాగడాలు
అవును చాలా హానికరం. ఆ! నిజమండి. అవును. అంటే, చక్కగా మీరైతే దాన్ని అలా అలవాటు చేసుకోలేదు. నిజంగా మంచి విషయం అండి ఇది. అయితే మనము మీ ఆ! చెప్పండి.
హుహు. ఇలా ఎప్ ఇలా వోటిలిని దూరం బెట్టుకొని, ఇంటికొచ్చేసాక, ఇంకప్పుడు నాకు నా రొటీన్‌లో ఇంక నేను, నన్ను నేను పీస్ఫుల్ చేసుకోవాలి గదా! అప్పుడు నే ఆ! ఇంక, నేనింక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేశాక, ఇంక కాస్త సమయం దొరికేది తినేదానికి. ఒక్ ఒక పక్కేవో ఆహ్, పొట్టలో ఆకలిగా ఉన్నా కూడా, ఆహ్, ఇంక ఆహ్, స్నాక్స్ లాంటివి కనిపిస్తే వోటిలిని తింటూ, ఇంక కాసేపు రిలాక్స్డ్‌గా మ్యూజిక్కు, ఇలా బెట్టుకోని, ఒక మెడిటేషన్ టైప్ ఆఫ్ వోటిలిని ఏదన్నా ట్రై జాస్తూ, మేవ్ మెయింటైన్ జేస్తూ ఉంటాను. టనన్
చేసుకోవాలి. అవును. అవును. అవును. ఏంటో? అవును. అవునండి.
అలా చేస్తూ, ఇంకా తర్వాత ఫుడ్ తిని, ఇంగ మళ్ళీ ఇంగ నైట్ కాసేపు ఇంగ మొబైల్ పట్టుకుంటే, ఇంగ మనకు దెలీదు. త్యా మనశ్శాంతికి పూర్తిగా పోవాలంటే, ఇంకా ఆ టయానికి, రీల్స్ వస్తానే ఉంటాయి. ఏందిరా బాబు! మనకోసమే వస్తన్నాయన్న స్థాయిలో
నిజం. నిజం. ఆ! నిజమండి. మన కోసవే వస్తున్నాయా? మ మన జీవితానికి తగ్గట్టే వీళ్ళు ఆహ్, మన బాధల్ని కూడా అర్థం చేసుకుంటున్నారు, అన్నట్టు, కొన్ని రీల్స్ ఇన్‌స్టా రీల్స్ కని నిజంగా. అవును.
ఆ! మనకోసవే తయారు జేస్తన్నారా! అన్నట్లు, అన్నీ రావటం వల్లే, ఇంక మళ్ళీ రాత్రి పూట నా ఆ నిద్రనేది, పూర్తిగా డిస్టబ్ అవుతా ఉండేది. తర్వాత్ అంటే నేను ఎంత పీస్ఫుల్‌గా ఉండాలన్నా, ఒక మొబైల్ ఫోన్ అనేదిైనా, లేదా ఆఫీస్ స్ట్రెస్ అనేది, ఈ 2 ఎక్కువగా నా జీవితంలో ఎక్కువగా ఆహ్, మెయిన్ రోల్స్ అని జెప్పచ్చు.
నిజమండి. నిజంగ. అయితే మనం మన సంస్కృతిలో, మనం మనని చూసుకుంటే, పూజలు జేస్తుంటాము, లేకపోతే సాయంత్రం చక్కటి సాయంత్రం వేళలో మనకి ఇష్టమైనటువంటి ఒక్కసారి ఆహ్, ఏదన్నా ఇ చేయము ఆహ్, ఫుడ్ కుక్ చేసుకుంటుంటాం. ఇలాంటివి మీ రొటీన్ ఎలా పవితం జేస్తాయి, అంటే పూజలు కానివండీ ఆహ్, ఎలా మీ శాంతికి ఏ విధంగా ఆహ్, తోడ్పడతాయి.
ఆహ్, అంటే అవునవును. డైలీ పూజలు అంటే అలా చేసేవాళ్ళం గాదు. ఎందుకంటే, బాయ్స్ హాస్టల్ అంటే మీకు తెలిసిందే గదా! అక్కడ అయన్నీ కుదరవు. ఒకరు కరెక్ట్‌గా ఉంటే, ఇంకొకరు కరెక్ట్‌గా ఉండరు. గాబట్టి రూముల్లో అటువంటివి అవి ఎప్పుడూ ఎవరం చేసుకోవనమాట. సో, అబ్బాయిల రూమ్ గురించి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, ఎలా ఉంటది మన ఊహలకే తెలుసు.
అవునండి. అవును. <chuckles> అవును. అవునవునవును.
ఆహ్, ఇంక దానికి డై ఈ పూజలు ఇవన్నీ కూడా వీకెండ్స్ అప్పుడు మాత్రం కాస్త మానసిక శాంతి కోసం ఎక్కువగా టెంపుల్స్‌కి పోవడానికి ప్రిఫర్ జేస్తుంటాను నేను...
చేస్తా ఉంటారు. అవును.
అంటే అందులోనూ నేను చెన్నైలో ఉంటుండేవాడిని వర్క్ జేస్తుంటే మాత్రం. వర్కింగ్ అంటే మాత్రం చెన్నైకెళ్ళిపోతాను. ఎప్పుడన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే మాత్రం ఇంటికి వస్తూ, ఇంట్లో పని జేసుకుంటూ ఉండేవాడిని. ఆహ్
అవును. చేసుకుంటారు అవును.
ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు మాత్రం వీకెండ్స్ వస్తే మాత్రం మీకు ఐడియా ఉంటది. మెరీనా బీచ్, అని జెప్పి మనకి చెన్నైలో ఫేమస్.
అవునండి చెన్నై మనకు చాలా పెద్ద బీచ్ అది.
ఆ! మెరీనా బీచ్‍కి, అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ దగ్గరలో వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంటది. చిన్న టెంపుల్. అక్కడ బోయి <clicks tongue> ఆ! కాసేపు అక్కడికి బోయి, లోపల కూర్చొని, అంటే చెన్నైలో ఏందంటే, ఎక్కువగా ప్రతి వీధికి వినాయకుడి టెంపుల్ అనేది కామన్‌గా ఉంటది. అంటే టెంపుల్ అంటే పెద్ద గుడిలా కాకపోయినా, మనకు చిన్న గోపురంలా గట్టుకుంటా ఉంటాం గదా! నార్మల్‍గా ఇక్కడ. అక్కడ ఏందంటే, టెంపుల్స్ అనేటివి ఆహ్, అంటే ఏరియాలని బట్టి ఉంటది. ఎక్కువగా ఆహ్, మనకు సాధారణంగా మరో పేరు కూడా తెలిసిందే. టెంపుల్స్ టౌన్స్ తమిళనాడు అన్నట్టు మనకు ఫేమస్ గదా!
ఆహా! చిన్న టెంపుల్. ఓహ్! అవునా! అవునవును. అవునవునండి. అవును. అవునండి. టెంపుల్ స్టేట్ అవును.
ఆ! టెంపుల్స్ స్టేట్ అని, సో అక్కడ ఎక్కువగా టెంపుల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, అక్కడ గుడికి వెళ్ళిపోయి కాసేపు ఆహ్, అక్కడ ఆహ్, కూడా దేవుడికి కాసేపు టైమ్ స్పెండ్ చేసి, తర్వాత మెయిను అసలు నా మానసిక శాంతి కోసం నేను బీచ్‍కి వచ్చేసి బీచ్‌లో కూర్చునేస్తాను.
అవునండి. బీచ్‌కి ప్రశాంతంగా అలా కూర్చొని, ఉద్యోగం అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్‌గా అయిపోతారు నిజంగా.
హ్మ్, అసలు రిలాక్స్‌గా ఫీల్ అయిపోతాను. ఒక అరగంట సేపు దాక ఇంకా నేరుగా అట్లాగే చూస్తే, అలలు కొన్నిసార్లు ఏందంటే అలల లోపల నీటి నీటిలో ఒక బ్లూ బులుగు రంగు మనకు సినిమాల్లో ఎలాగైతే సముద్రంలో ఎఫెక్ట్స్ చూస్తాం చూడండి రాత్రిపూట. రంగులు రంగులుగా కనిపిస్తా ఉంటది! రాత్రిపూట అలల లోపల నుండి. అలాగా అలా కూడా చెన్నై సముద్రాల్లో గనిపిస్తా ఉంటది. కానీ చాలా రేర్ అనుకోండి అదృష్టం ఉంటే చూస్తారా అన్న టైప్‌లో ఉంటుంటది.
అవును, అవును. అవునండి. అవును. అవును. అవునండి. ఆ! అయితే ఈ పని ఒత్తిడి వల్ల మీకు అంటే, ఇవ్ ఒకసారి మీరు వర్క్ చేస్తుంటారు, ఫోన్స్ మనం మీ బా మీ జీవితంలో భాగం అన్నారు. ఒకసారి ఫోన్ ఉంటే కూడా మనకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంటుంది. నోటిఫికేషన్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, మరి మీ మీద ఇది అంటే మానసిక ప్రశాంతతని ఆహ్, ఎలా పోగొడుతుందా? లేకపోతే రిలాక్సేషన్ ఇస్తుందా? లేకపోతే ఎలా?
అవును. అవును. అవి ఆహ్, కొన్ని సందర్భాల్లో పోగొట్టినా కానీ ఎక్కువ శాతం అంటే 90% వరకు ఆహ్, ఒక ప్రశాంతత అనేది పారిపో అంటే ఆహ్, మొత్తం భంగం కలగద్ది ఈ ఫోన్ వలన.
అవునండి. నిజంగా.
అసలు ఈ ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్సు, వోటి వల్లొచ్చే డిస్టర్బెన్సు, టోటల్‌గా వర్క్ లైఫ్‌తో పాటు, నా పర్సనల్ లైఫ్ కూడా, టోటల్ డ్యామేజ్ అయిపోతో వస్తంది. ఎందుకంటే
అయ్యో!
ఇప్పుడు నాకు ఆహ్, నాకు మా లవర్‍కి కొద్దిగా చాలా వరకు మేము లాంగ్ డిస్టెన్స్‌లో మెయింటైన్ చేస్తో ఉంటుంటం. అల్ తను నేను చెన్నైలో ఉంటే, తను మాత్రం హైదరాబాద్‍లో ఉంటది. చెన్నైకి, హైదరాబాద్‍కి, ఎంత గ్యాపండి! కనీసం ఎప్పుడైనా కలవాలన్నా కూడా కుదరదు. నాకేందంటే, వీకెండొస్తే, నే ఇంటికెళిపోతో ఉంటాను. నాకింట్లో ఎక్కువ ఆహ్, ఈ ఒక్క వర్క్స్ చేసుకుంటూ, అలా ఉంటుంటాననమాట.
చెప్పండి. అవునవును. హైదరాబాద్‌లో. అవును. నిజమే. అవునండి. అవును. ఓహ్!
సో, మేవెప్పుడూ కలిసేవాళ్ళం గాదు. ఎప్పుడూ అయ్యేది కాదు. ఏవీ లేదు. కానీ ఈ
అంటే, నిజంగా అంటే మీరు కలవకపోవడం కూడా అంటే మీ మానసిక ప్రశాంతత, కొద్దిగా ఈ పని ఒత్తిడి, క కలవకపోవడం, అంటే వేరే ప్లేసెస్‌లో ఉండడం, కొద్దిగా మానసిక ఆహ్, డిస్టబెన్సే అని చెప్పుకోవచ్చు ఐతె.
చెప్పుకోచ్చు. ప్లస్ ఏందంటే నాకి, ఒక నాకేందంటే ఎక్కువగా ఆహ్, మొబైల్‌లో నుండి మాట్లాడటం ఇవన్నీ, కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటాయి నాకు. ఆహ్, బి మా
అవును. నిజం. అవును. ఒక్కొక్కరికి అవునండి.
నాకు మాట్లాడితే దగ్గరగా మనిషి వెళ్ళిపోయి మాట్లాడాలి. లేపోతే లేదు. ఇలాగ అనుకుంటో ఉంటాను. సో, ఇలా ఉండటం వల్ల, మా ఇద్దరికి కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ వచ్చి, తర్వాత ఆహ్, ఒ ఒకానొక సమయంలో, బ్రేకప్ కూడా అయిపోయింది మా ఇద్దరికీ. ఇంక కెరియర్స్ ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. ఇంకా ప్లస్ అర్థం చేసుకోవడంలోనూ, ఇద్దరం ఫెయిల్ అయిపోయాం అన్నట్టు, తను వచ్చి, ఇంకా బ్రేకప్ చెప్పేసి వెళిపెయిందనమాట ఒకరోజు. ఇంకా అద్ అదీ పోవడానికి గూడా, దాదాపు ఓకా, 2 సమయం బట్టింది నాకు, దాన్లో నుండి బయటికి రావడానికి. ఇంకా తర్వాత, మైండ్‌ని, బోడీ‌ని, కాస్త వదిలేసాను. ఫ్రీ‌గా వదిలేసాను.
అవును. అ అయ్యో! అయ్యయ్యో! అయ్యయ్యో! ఆ! అంటే, మ అంటే, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, కొద్దిగా ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా ఒకసారి మనకు ఆ రిలేషన్షిప్ నుండి దూరం అయినప్పుడు, కొద్దిగా ఎక్కడో బరువు తగ్గినట్లు కూడా అనిపిస్తుంది.
అవును. అవును. ఇంకా రెండిటిని వదిలేసి, ఏదైతే అదైంది. ఇప్పుడు నా మీద నేను ఒకరికి, ఏటువంటి రె రిలేషన్షిప్‌లో లేను, ఏమీ లేను. నా పని నేను జేసుకుంటో ఉంటాను. ఏది జరిగితే అదైంది. ఏదన్నా జరిగితే క్వ ఆహ్, అంటే నా నుండి ఎంత మంచి జరిగితే కుటుంబానికిది చేద్దాం. ఒకవేళ నా నుండి ఏవన్నా చెడు జరిగితే, న దానికడ్డుగోడలాగా నిలబడిపోదాం అన్నట్లు, ఇలా ఉండి తర్వాత, ఎక్కువగా నేను, నా ఒక డే, ఒక సైకిల్ మొత్తాన్ని, ఇ ఒక అ ఆహ్, మొత్తం నేచర్‍కి తగ్గట్టు, ఎ ఒ ట్రిప్ తిప్ బోవడం, ఇలాగా మొత్తం ఆహ్, అడ్వెంచరసు టింగ్
నిజవే. అవునండి. ఓహ్! నిజంగా అండి. ఆ! ఆ మానసిక శాంతి మనం నేచర్‌లోనే కనుక్కుంటాం. నిజంగా.
ఆ! తర్వాత, జిమ్ముకు బోవడం అంటే, అబ్బాయిలు మీకు తెలిసిన సినిమాల్లో అయితే ఎలా జూపిస్తరో, బ్రేకప్ అయితే బోడీ పెంచాలనడం గాని, లేపోతే, నే నేచర్‍కి దగ్గరగా ఇలాగె, ఇలాగే ఫాలో అవుతూ, నేను చాలా వరకు బోడీలోను, చాలా హెల్తీ రెస్పాన్సెస్ చూశాను. తర్వాత మెంటల్లీ కూడా, చాలా వరకు పీస్‍ఫులుగా అనిపించింది నాకు. అంటే, ఇయన్నీ నా మీద ఒత్తిడి పెట్టేసుకోడం వల్ల, నాకు రోజుకు, ఈ ఒక మానసిక ఒత్తిడి ఎక్కువగా అయిపియి, నాకు పీస్ఫుల్ అనేది దొరకలా. అన్నీ వదిలేసి, నేను ఒక భాగాన్నే. ఎట్టయితే అటు జరగద్దె. అనుకున్నప్పుటి నుండి, నా డే రొటీన్ అనేది, చాలా పీస్ఫుల్‍గా, చాలా ప్రశాంతంగా, నాకు నెక్స్టు ఏం చేయాలి? ఏయింటి? అనేది, చాలా క్లుప్తంగా ఆలోచిస్తూ జరుగుతూ ఉండేదండి.
అవునవును. అవునండి. దొరకలేదు. చాలా ఛేంజ్ అయి, పీస్ఫుల్‌గ అయిపోయింది. అవునండి. అవును. నిజంగా అండి. చాలా చక్కగ జెప్పారు. రోజువారీ రొటీన్ మీ మానసిక ప్రశాంతత తీసుకురావడం కోసం మీరు ఎలాంటి మార్పులు చేసుకున్నారు, ఏ విధంగా ఒక బంధానికి దూరమవడంతో, మిమ్మల్ని మీరు, అంటే ఈ నేచర్‍తో కనెక్ట్ అయి ఆహ్, అవగలిగారు.చాలా చక్కగ చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో, మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
నాక్కూడా మీతో మాట్లాడడం, నిజంగా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.